ఇదే కదా! మంచి సమయవసల. వేసవి గాలంలో అయితే మనకి సూర్యుడు అంత బాగా కనిపించడు.
అవును. కరక్ట్. వేసం కాలవంటే తీవ్రతెక్కువుండే అవకాశవుంటుంది. అందుకని, చక్కగ శీతాకాలం మీరు వెళ్తారు. అందరు.
అవును. మాదెలగు కొంచుం కొండ ప్రాంతమే అనమాట. ఇలా కొద్ది ముందుకు వెళ్ళేసరికీ తుని రోడ్డు, ఘాట్ రోడ్లంటారనమాట. తుని కూడా అటువైపు. ఆ తలుపులమ్మలోవ ఆ! తలుపులమ్మలోవ ప్రదేశవుంటుంది. అక్కడికీ మేము గుడికి వెళ్తామనమాట. తెల్లవారి, మార్నింగ్ ఫోర్‌కెళ్తే, అక్కడికి వెళ్ళేసరికి 5:30, 6 అయిపోతుంది. అప్పుడు
ఆ! ఘాట్ రోడ్డు. అంటే, కొండల మధ్య నించుంటుంది దారి. ఆ! ఆ! చక్ అటు ఆ టైంలోనే కదా! సూర్యోదయం. అక్కడ చక్కగా ఒక
ఆ! అప్పుడు ఇంకా సూర్యోదయాన్ని మేము అనుభవించినట్టుంటుంది, దైవ దర్శనం కూడా త్వరగా అయిపోతుంది. ఆ!
సాయంత్రం వరకు కూడా ఉంటారు. దైవ దర్శనం, తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు ఉండి సూర్యాస్తమం గూడా చూసుకొనొస్తారు బయటికి.
ఆ! ఇంకంతే. ఉదయం వెళ్తే మళ్ళీ అన్నీ చూసుకొని, అసల ప్రకృతిని ఆనందించడానికైతే ఇంక మా ఊరి సైడంతా ఇంకానందంగా ఉంటుంది, ఆ తలుపులమ్మలోవ పైకి వెళ్ళేసరికి.
ఆ! ఆ! అక్కడా జలపాతాలవి కూడా ఉంటాయా? కుండలోయంటారు కదా!
ఆ! జలపాతాలు. ఈ కొండ మీద నుంచి వాటరనేది ప్రవహిస్తూనే ఉంటదక్కడ. ఇంకా వ్యూ అంటారు గదా! ఆ పాయింట్‌లో పైన కొండకి తలుపులమ్మలోవ అంటే లోపలికనమాట. లోవ వెళ్తన్న కొద్దీ ఆ రహదారుల్లో పైన గట్లుంటయి. ఆ గట్లు మీద నించొని ఫోటోలు తీసుకుంటే, మొత్తవింకా ప్రపంచమే హ్మ్. ప్రపంచమే ఇక్కడి నుంచి చూడచ్చు అనేంతా అద్భుతంగా ఉంటుందింక. సూర్యోదయంకి హ్మ్. సూర్యోదయం మొదలయ్యి ఇంక సూర్యాస్తమయం వరకు అక్కడే ఇంకెంజాయ్ చేస్తామింకేం గుర్తురాదు కూడా. ఇంకంత అద్భుతంగా ఉంటది.
ఆహా! ఆ! వ్యూ పాయింట్. వ్యూ పాయింట్. లోవ్ ఆ! ఆ! అబ్బా! మొత్తం కిందనంతా కనిపిస్తుంది, ప్రపంచవంతా. ఆ! మైమరిచిపోతాం అది, అందులో. ఆ! మంచు గూడా చూస్తూ ఉంటాం. చలికాలవంటే మంచు. ఆ! అంతే కదా! అది. ఆ! చక్కగా ఈ చిరుతిళ్ళు గూడా పట్టికెళ్తారా అక్కడికి? మొక్కజొన్నపత్తి, ఆ! ఇవన్నీను.
ఆ! పట్టుకొని వెళ్ళిపోతాం. అది కన్ఫర్మ్. ఇంకా రాగీ ముద్దలుంటాయి కదా! రాగి జావ ముద్దలు. బెల్లం, నెయ్యితితో తయారు చేసుకొని ఉండల్లాంటియి పట్టుకొనెళ్తాం.
ఆ! రాగి జావుంటది. వాటినీ ఏమో అంటారు వాటిని, రాగీ ఏదో అంటారు. దాన్ని పేరు ఆ! రాగి సంగటి. ఆ! అవి గూడా చేసుకొని పట్టికెళ్తారు.
రాగి సంకటి, సంకటి. హ్మ్. అది మేమూ తీపిగా తయారు చేస్తామనమాట. బెల్లం, నెయ్య వేసి తీపిగా తయారు చేసుకొని, ఇంకక్కడికి పట్టుకొని వెళ్తాం. ఆ! ఆ! అమ్మో! మామ్మీ
ఆహా! ఎంత ఆరోగ్యం. ఎంతో ఆరోగ్యానికి మంచిదంటారు. ఎలాగసలు మంచిదని నేనాలోచిస్తానెప్పుడు.
మా అమ్మమ్మ గారస్సలా వదలరనమాట. మీరేం, తిన్నా తినకపోయినా ఇది మాత్రం ప్రతిరోజూ తినండి అని చెప్పి చెప్తా ఉంటారు. హ్మ్.
ఆ! ఖచ్చితంగా తినండని చెప్తారు. నువ్వవన్నీ తింటూ, చక్కగా అలాగా ఆ ఘాటు రోడ్డంపట ఒస్తారు. నడుచుకునీ
హ్మ్. ఆ! ఇంకా ఘాటు రోడ్‌లో ఎక్కడ బడతే అక్కడాపి ఫోటోలు చూడడానికి, ప్రకృతిని చూడడానికి
అంటే, టాక్సీలో వెళ్తారా? లేతే బస్సే
ఆ! మాకూ ఉంది. ఆహ్, కారుందనమాట. ఇంట్లో పెద్దమ్మ వాళ్ళ కొడుకూ వస్తా ఉంటడు, తను కారు తెస్తాడు. ఆ! మాకు దగ్గరే అనకాపల్లి నుంచి ఒక 2 గంటలంతే, సరిపోద్ది, వెళ్ళిపోతాం. హ్యాపీగా అసలు ఆ అనుభూతి వర్ణించలేమనమాట. అంతందంగా ఉంటది ఆ ప్రదేశం గానీ. ఆ చిరుతిళ్ళు తింటూ
కారు, కారులో అవును. మీకవన్నీ దగ్గిరంటన్నావు కదా! చక్కగ కారులో వెళ్ళిపోచ్చు. ఆ! అంతే కదా! 2 గంటలంటే ఇ సులువుగా యెళ్ళిపోచ్చు. ఆ! ఆ! <giggles> ఘాటు రోడ్లంటేనే అర్థమైపోతోందసలు. ఆ! అక్కడ తోటలవి
హ్మ్. లోపలికీ ఉంటది. ఒచ్చే దారిలో అడుగడుగుకి ఏదోక అందమైన ప్రదేశం కనిపిస్తూనే ఉంటది. ఇంక ఎక్కడ ఎత్తైన విగ్రహాలుంటాయి.
అది.